అయితే ఒకప్పుడు మనం సినిమాలు చూడాలంటే ఆహ్, థియేటర్‌లకే వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే మాత్రం మనకింట్లోనే టీవీలో ఒక స్మార్ట్‌టీవీ ఉంటే చాలు. స్మార్ట్‌టీవీ లేకపోయినా, ఒక సెటాప్ బాక్స్ ఎయిర్టెల్ లాంటిది, జియో లాంటిదో పెట్టేసుకొని అది నార్మల్‌ టీవీలోనే పెట్టేసుకొని చూసేసే సదుపాయాలొచ్చేసినాయండి ఇప్పుడు. ఇంటిలో నెట్ ఉంటే చాలు. ఆహ్, ఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫాములొచ్చేసినియి. అయితే ఇరుకు ఈబ్ ఆహ్, తెరలో పెద్ద తెరలో చూడటం ఇష్టమా, వెండి తెరలు చూడటం ఇష్టమా? లేపోతే ఈ బుల్లి తెరలో చూడటం ఎక్కువ ఇష్టమా? ఎ మీ అనుభవం గురించి ఏమైనా చెప్తారా నాకు?
హ్మ్. యాహ్! షూర్ అండి. ఇదేంటి అంటే బిగ్ స్క్రీన్ వర్సెస్ స్మాల్‌ కీ ఆహ్, స్క్రీనుకొచ్చేస్తే మనకేంటి అంటే, అప్పటి నుంచి ఇప్పటికి చాలా మార్పులు అయితే మనం చూశామండి. ఇదివరకి రోజుల్లో మీరన్నట్టు మనం సినిమాకి వెళ్ళాలి అంటే, అది కూడా ఏదైనా పండగొస్తేనో లేదు అంటే ప్రత్యేకంగా ఈ జనవరి ఇరవై ఆరు, ఆగస్టు పదిహేనికి కొత్త కొత్త సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, అలా మనం వెళ్లి చూసేవాళ్ళం. అప్పుడు కూడా ఏంటీ అంటే థియేటర్లు ఇంత అడ్వాన్స్‌డ్‌గా లేవు. టికెట్లు కూడా మనం అక్కడే కొనుక్కోటము లైన్‌లో నుంచొని ఆహ్, రూ. 20 రూపాయల టికెట్టు లేదా రూ. 30 రూపాయలు లేదంటే రూ. 50 రూపాయలు మన టికెట్ రేట్‌ని బట్టి మనం కూర్చునే ప్లేస్‌నిస్తూ ఉండేవాళ్ళు మనకి. హ్మ్.
అవును. అవును. అవును. అవును. అవును. అవును. అవును. కింద నేల నుంచి నేల అంటరు బెం తర్వాత బెంచి తర్వాత కుర్చీ మళ్ళీ బాల్కనీ ఇలా ఉండేవి మనకొకప్పుడు.
ఆ! ఉండేవి. అవును. సో, అక్కడి నుంచే చూసొచ్చాము. అప్పుడు అది కాక మనకి పోస్టర్‌లు కూడా చూస్తే, ఎక్కడో ఒక పోస్టర్ ఈ సినిమా ఎక్కడాడతంది? ఏ థియేటర్ ఆడుతుంది? ఎన్ని షోలాడుతుంది? అని కూడా మనకి ప్రత్యేకంగా వేస్తూ ఉండేవాడు.
అవును. అప్పుడు సినిమాలకు ఎక్కడ ఏ సినిమా ఆడుతుందని తెలుసుకోవాలంటే ఆ పోస్ట‌ర్‌ని చూసొచ్చేయాలి. అంటే ఒక్ ఒక్కొక్క ఊర్లో ఒకొక పెద్ద గోడ ఏదో ఒకటుండిద్ది పోస్టర్‌లన్ని దాని మీదే అతికిస్తాడు ఆ అతికిచ్చేవాడు కూడా.
తెలిసేది. ఆ! అవును. పోస్టర్ అంటిచ్చేవాళ్ళు. కొన్ని, కొన్ని పాత ఊర్లలో ఇదివరకి నేనైతే ఇవి వినలేదు కానీ, ఇదివరకు ఇంకా రోజుల్లో చూస్తే, వాళ్ళేంటది బండి మీద మైక్ పెట్టుకొని వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. గుర్తుందా మీకు? ఆ!
అవునవును. "ఈ థియేటర్‌లో ఈ సినిమా ప్రసా వే వేయబడుతుంది. అందరూ వచ్చి చూడండని" చెప్పేసి ఒక అనౌన్స్‌మెంట్ వచ్చేది.
ఆ! సో, అలా ఉండేదనమాట. ఆహ్, టీవీ విషయానికొస్తే మీరన్నట్టు నిజంగానే టీవీలో, ఇదొ సినిమాలు వచ్చేవి కకపోతే ఏంటి అంటే? ఏ సినిమా ఏ టైంకొచ్చిద్దో మనం ఆ టైంకి టీవీ దెగ్గర కూర్చుంటేనే మనమా సినిమా చూడగలిగే వాళ్ళం.
అదే గదా! ఇప్పుడు అన్ని చానెల్స్ గూడలేవు. దూరదర్శన్ ఉండేది. ఆ దూరదర్శన్‌లో వాడేప్పుడు ఏ సినిమా ఏత్తాడో ముందు తెలియని గూడా తెలియదు.
ఆ! దూరదర్శన్. తెలీదు. సో, ఇట్లాగా ఇంకొకటి మనకిప్పుడు ఈ జెమినీ ఇంతకుముందు 'జెమినీ', 'ఈ టీవీ', ఈ 'మా టీవీ' కొన్ని ఛానల్స్ మాత్రమే ఉండేవి మనకి. అంటే ఆహ్, కొన్ని మాత్రమే ఉండేవి ఇన్ని చి ఎక్కువ ఛానల్స్ ఉండేవి కాదు. అప్పుడు కూడా ప్రోగ్రామెప్పుడొస్తుంది? ఏ ప్రోగ్రామ్ ఎప్పుడొస్తే అప్పుడే చూడాల్సిన పరిస్థితుండేది. ఏ సినిమా ఎప్పుడొస్తే అప్పుడే చూడాల్సిన పరిస్థితి. సీరియల్స్ కూడా అండి ఇంత దారుణంగా ఇదివరకు లేవండి. అంటే, రోజు మొత్తంలో మహా అయితే ఒక 4, 5 సీరియల్లిచ్చేవాళ్ళేమో. రూ పొద్దున పూటొక సినిమా
అవును. అవును. అవును. అవును. అవును. అవును. అవును. అప్పట్లో ఏంటంటే మనకి సీరియల్‌కి సపరేట్‌గా చానెల్ ఉండేవి గాదు. సినిమాలకి సపరేట్ ఉండేవి గాదు. ఆహ్, న్యూస్‌కి సపరేట్ ఉండేవి గాదు. అన్ని ఒకే దాంట్లో కవర్ జేసాడు. ఇప్పుడు ఈటీవి జుసుకుంటే పొద్దునన్ని సినిమాలు లేపోతే సీరియల్లేసి తర్వాత సినిమా ఏసి తర్వాత న్యూస్ చానెల్ ఒకటి ఉండిద్ది. తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్‌లు పెట్టేవాడు.
ఉండేవి కావు. ఆహా! అదే అండి. ఇప్పుడంతే వచ్చిద్ది గదా! ఇప్పుడు 'జీ తెలుగు' ఉంది. 'జీ తెలుగులో' ఇదివరకి పొద్దునొక సినిమా వచ్చేది. సాయంత్రం ఒక సినిమా వచ్చేది. మధ్యానం ఈ అమ్మ వాళ్ళే వీళ్ళందరూ ఎప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యి టీవీ దెగ్గర కూర్చునే టైమ్ మాత్రమే సీరియల్స్ ఎసేవాళ్ళు. ప్రత్ ఈ 'మా టీవీ' కానివ్వండి, 'జెమినీ' కానివ్వండి 'జీ తెలుగు' కానివ్వండి ఈ 3 అలాగే ఉండేవి. ఇప్పుడొచ్చేసి 'జీ తెలుగు' వేరు, 'జెమినీ' వేరు, 'మా టీవీ' వేరు, మళ్ళీ మూవీస్ వీటికి 'జీ మూవీసు', 'జెమినీ మూవీసు', 'మా మూవీసు'.
అవును. అవును. అవును. 'జీ మూవీసు', 'జెమినీ మూవీసు', 'జెమినీ మ్యూజిక్కు' మళ్ళీ.
హ్మ్. మ్యూజిక్ ఛానల్సు ఇ వీటికి సపరేట్‌గా. సో, ఇదంతా ఎందుకూ అంటే? నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సీరియల్స్ అనేవి కొంతమంది మాత్రమే చూస్తారండి. ఇటు ఇప్పుడంటే అమ్మ వాళ్ళు వీళ్ళు పెద్ద వయస్సుకొచ్చిన వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు పని అంతా అయిపోయి తినే టైమొచ్చేసరికి 11:30, పన్నెండవుతూ ఉంటుంది వాళ్ళకి. ఆళ్ళకి సో, ఆ టైమ్‌లో ఏంటి అంటే ప్రశాంతంగా కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి, ఆ గంటో 2:00 గంటలో ఆ సినిమాలు, సీరియల్లు చూసి, కాసేపు పడుకొని, మళ్ళి లెగిసి మళ్ళీ వాళ్ళ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళి సాయంత్రం పనులు
ఓకె. అవును. అవును. అంటే ఈ మగవాళ్ళకంటే బయటికి ఎళ్తారు గాబట్టి వాళ్ళు కొంచెం ఆ పనిలో నిమగ్నమవుతారు లేకపోతే ఈ కాలక్షేపం అనేది అలా జరుగుతుది. కానీ ఇంట్లో ఆడవాళ్ళకంటే కలక్షే ఒ ఒ పం ఒకప్పుడు ఈ సీరియల్లే ఎక్కువ...
హ్మ్. జరుగుతుం అవును. అందుకని చెప్పేసి
సినిమాలు గూడా కాదు సీరియల్లే ఎక్కువ చూసేవాళ్ళు వాళ్ళు.
అవునండి. ఇప్పటికి కూడా అండి, ఇప్పుడైతే మరి దారుణం. రోజుకి 10 సీరియలేస్తున్నాడు, ఒక్కొక్క ఛానల్‌లో.
ఇప్పుడు ఇంకా, వేసులపాటు వచ్చేసింది కదా! మనకి హాట్ స్టార్‌లో గాని, ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్‌లో, సీరియల్ మిస్ అయిపోయినా కూడా, మళ్ళీ సీరియల్ చూసుకునే సదుపాయాలు వచ్చేసినయి.
ఓటీటీలు. <chuckles> అద్ అసల అదే జరుగుతుందండి. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా! హాట్ స్టార్ లేదా? జీ ఫైవ్ లేదా? సబ్స్క్రిప్షన్ లేదా? ఇలా అడిగేస్తున్నారండి. నిజంగా ఎట్లున్నరంటే.
అదే, వీళ్ళు టెక్నాలజీ వీళ్ళు కూడా వాడేస్తున్నరు. మనక ఆహ్, వాళ్ళు. ఇగ అది కూడా సీరియళ్లు కోసం.
హ్మ్. అసలు ఎందుకండి ఇప్పుడు మా హ్మ్. మా ఇంట్లో కూడా హాట్ స్టార్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అస జీ ఫైవ్ ఎప్పుడు లాగిన్‌లో ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏంటంటే, ఆహ్, జీ తెలుగు సీరియల్స్ కొంచెం చూస్తనారు. ఎక్కువ ఏమి కాదు. మామూలుగా చూస్తారు. సో, ఈ జీ తెలుగు సీరియల్ ఓపెన్ చేయటం, అదిక్ ఆ సీయ వాళ్ళకి కావాల్సిన సీరియల్ నొక్కోటం. ఇదేప్ అసలు పోన్ 2 సంవత్సరాల కిందట అయిపోయిన, సీరియల్‌లు కూడా, చూత్నారండి, ఇప్పుడు.
ఓకె. ఓకె. ఓకె. అవు అవునవును. అయితే, మీకుమ్ ఆహ్, మీరు ఈ వెండితెరలో చూసిన, మొదటి సినిమా గురించి ఏమన్నా చెప్పగలరా? ఏమన్నా గుర్తుందా, ఆ జ్ఞాపకం?
అంత దారుణంగా వ ఆ! చెప్తానండి. నేను వెండితెర అంటే, నాకు కొన్ని సినిమాలు గుర్తున్నాయి. హ్మ్, అవి ఇప్పుడు, ఆహ్, 'ఆట ఆడుదామా' ఏదో సినిమా అండి? నితిన్ గారిదోక సినిమా. నితిన్‌నను, కాజల్ మూవీ ఉండేది.
'ఆటాడిస్తా', 'ఆటాడిస్తా' అనుకుంటా.
ఆ! ఆ! 'ఆట ఆడిస్తా' అదొక్కటి చూశాను, 'రగడ' మూవీ ఒకటి చూశాను, నాగార్జున గారిది. 'బృందావనం' ఒకటి. సో, ఇవన్నీ ఏంటంటే, మేము ఇంటర్‌లో ఉండేవాళ్ళం. ఒక్కోసారి, కాలేజీలేక్కొట్టు కూడా, ఎళ్తా ఉండేవాళ్ళం అనమాట. అబ్బా! ఏం వింటాం రోజు కాలేజెసు, బోరింగ్ అని చెప్పేసి, వెళ్తూ ఉండేవాళ్ళము.
ఓకె. ఓకె. బంకొట్టేసి కాలేజీ. అట్లా సినిమాలకి వెళ్ళిపోయేవాళ్లా, గోడ దూకేసి?
హ్మ్, సినిమాకేళ్ళేవాళ్ళము. అప్పట్లో ఫోన్‌లివి కూడా, ఏమి లేవు కాబట్టి, మేము ఎక్కడికి వెళ్ళోచ్చామో కూడా, ఇంట్లో తెలిసేది కాదనమాట. అంటే మా ఇల్లు దూరం కదా! మళ్ళీ బస్ ఎక్కి, ఆ టైమ్‌కే వెళ్ళేవాళ్ళం ఇంటికి. <chuckles>
ఆ! ఓకే. అంటే ఇప్పుడు ఇది టెక్నాలజీ పరంగా అయితే మీరు దాంట్లో కొంచెం మీకు దాని వల్ల ఉపయోగమే ఉంది. అప్పుడు ఈ ఈ ఫోన్లు ఏం లేవు కాబట్టి.
ఆ! సేఫ్. సేఫ్ అయ్యాం అని చెప్పొచ్చు. అవును. అవును. సో నేను స్ ఆహ్, టీవీలో వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్ కూడా బాగా మనం ప్రోగ్రామ్స్ బాగా చూసుకుంటూ ఉంటాం కదా! ఇప్పుడు ఈ రోజుల్లో ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే పండగ ఏ పండగకి ఆ ప్రోగ్రామ్ బా చేస్తున్నారండి టీవీ ఛానలోళ్ళు కూడా
అవునవును. సంక్రాంతప్పుడు సంక్రాంతి పండుగ గురించి. లేపోతే వినాయక చవితి అప్పుడు దాంట్లోనే వాళ్ళు ఆ ప్రోగ్రాంలోనే ఒక వినాయకుడికి ఆరాధించడం, పూజ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. నిజంగా అవును.
హ్మ్. వినాయకుడిని పె అవును. అవును. అవన్నీ చేస్తూ ఉన్నారు. మనకి సినిమా హాల్‌లో కూడా అండి ఇదివరకి రోజులకి, ఇప్పటికి చాలా తేడా వచ్చేసిందండి. ఇదివరకి రోజులు ఇంత సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి లేదు అంటే ఇంత ఇదిగా హ్మ్. ఎట్లా స్క్రీనింగ్ కానివ్వండి ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు మనకి సెవెంటీ
అవును. అవును. అంత అవును. నిజంగానే ఆ తెర్ ఒక తెర ఉండిద్ది. తెర మీద బొమ్మ పడిద్ది. ఇంకా స్ స్పీకర్లు గూడా ఏంటంటే ఫుల్ సౌండ్ పెట్టేసి వదిలేసేవాళ్ళు. ఇపుడు ఇప్పుడయితే చాలా రకాలుగా వచ్చినాయి డిటిఎస్ అని డాల్బీ అని ఇట్లాంటివి చాలా వచ్చేసినాయి.
హ్మ్. వదిలేసేవాళ్ళు. డాల్బీ అని. అవును. మీరు చూస్తే మొన్న ఈ మధ్య 'శివ' మూవీ ఆహ్, రిలీస్ చేశారు కదా 'నాగార్జున' గారిది రీ రిలీస్ దానికి డాల్బీ సౌండ్ ఎఫెక్ట్ పెట్టి మరి సినిమా రీ రిలీస్ చేసారండి.
రిలీజ్ చేసారు. అవును. అవును. మళ్ళీ డాల్బీ ఏఫెక్ట్ గాకుండా ఫోర్ కెలో అది మళ్ళీ తీశారంట దాన్ని రీప్రింట్ చేసి.
రీప్రింట్ అదే చెప్పారు. ఆహ్, 'రామ్ గోపాల్ వర్మ' గారికి మళ్ళీ ఒక 3 నెల్లో 6 నెల్లో టైం పట్టిందంట. మళ్ళీ ఇవన్నీ చేంజెస్ చేయడానికి.
ఓకె.
ఆ! సో, ఇట్లా వస్తున్నాయి ఎందుకు?
అయితే మీకు, ఈ డిఫరెన్స్ ఈ తేడా ఏమైనా గమనించారా? అంటే, ఇంట్లో ఒకే సినిమాని, ఆ థియేటర్‌లో చూసిన ఎక్స్‌పీరియన్సు లేదా టీవీ‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్‌కి రెండిటికి ఏమైనా తేడా చెప్పగలరా? మీరు అనుభవించిన తె చూసిన తేడా.
హ్మ్. మనకి టీవీలో చూసినదానికి, పెద్ద స్క్రీన్‌లో చూసినదానికి, ఏ సినిమా అయినా ఖచ్చితంగా తేడా ఉంటుందండి. ఎందుకంటే, ఇప్పుడు 'శివ' మూవీ అనేది మ ఎప్పుడో వచ్చింది. మనం దాన్ని థియేటర్‌లో చూడలేదు, ఒకప్పుడు. మనం టీవీలో ఏంటి అంటే ఇప్పుడు మనం ఎంత 42 ఇంచెస్, 43 ఇంచెస్ టీవీ చూసినా, ఈ బిగ్ స్క్రీన్ మీద చూసేసరికి ఖచ్చితంగా, డి సౌండ్ డిఫరెన్స్ కానివ్వండి, ఆడియో వీడియో డిఫరెన్స్ కానివ్వండి, ఆడియో డిఫరెన్స్ కానివ్వండి, ఖచ్చితంగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్
కాదా?‌ ఓకే. అవునవును. అవును. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా కొంచెం వేరుగా ఉండుద్ది. కొ
హ్మ్. వేరుగా ఉంటుంది. మనం స్క్రీన్ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాము. దట్ టు మనకి, ఈ సినిమాలో ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ కోసము మొత్తం స్క్రీ బ్లాక్ చేసేస్తారు. లైట్స్ ఒక్కటి కూడా ఆన్ ఉంచరు. హ్మ్.
అవును. అవును. ఓన్లీ మనకి స్క్రీన్ ఒకటే కనిపించిది.
స్క్రీన్ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది.
ఇదొక్కటే కాకుండా చూసారా? ఆ సినిమా చూసేటప్పుడు, ఈళ్ళు పక్కనుంచి, ఈళ్ళు చూసే ప్రేక్షకులు వీళ్ళందరూ ఆహ్, గోల చేస్తుంటే, ఈలలు వేస్తా ఉంటారు. ఇది కూడా కొంచెం మనకి ఆహ్, చాలా బాగుండేది. ఆ సీన్‌కి తగ్గట్టుగా వీళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తా ఉంటంటే, కొంచెం మనకు కూడా గూస్‌బంప్స్ వచ్చినట్టు అట్లా కూడా ఫీల్ అవుతాం కదా!
హ్మ్. అవును. బ అవునండి. చాలా బా అంటే సినిమా నిజంగానే మీరన్నట్టు. సినిమా ఎఫెక్టు మనకి బిగ్ స్క్రీన్‌లో ఎందుకు బాగుంటుందంటే, మనం కాకుండా మనతో చాలా మంది ఉంటూ ఉంటారు.
మనతో పాటు అందరూ కలిసి చూస్తారు. అవును.
హ్మ్. మీరన్నట్టు చాలామంది ఉంటూ ఉంటారు. చక్కగా అల్లరి, గోల, విజిల్సు ఇలా చేస్తూ ఉంటారు. నాకొక చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నేను యూకేలో ఫస్ట్ మూవీ 'అఖండ' చూశానమాట. నిజంగా ఆ సినిమా అప్పుడే కోవిడ్ అంతా అయిపోయి, మొత్తం సిట్యుయేషన్ అంతా నార్మల్ అయిపోయి, ఫస్ట్ సినిమా, తెలుగు సినిమా 'అఖండ' రిలీజ్ చేశారు అక్కడ. నిజంగా అండి. 'అఖండ' సినిమా చూసి నేను పిచ్చి నవ్వు, నవ్వుకున్నాను తెలుసా! ఎందుకో నాకు కూడా తెలీదు.
ఓకె. అవునవునవును. అవును. అవును. అవును. అవును. అవును. నవ్వుకున్నారా?
నవ్వుకు. ఆ సిచ్యుయేషన్ <laughs> అంటే బాలకృష్ణ గారికి ఆ ఫైట్‌లు, ఆ సీను, ఆ ఫేస్ చూసి ఆ!
నవ్వుకోవడం ఏంటండి ఆ సినిమా చూసి? అట్లా అంటారా? అలా అయితే బాలకృష్ణ ప్రతి సినిమా కొంచెం నవ్వే వొచ్చిద్ది.
అంతే. నిజం తెలుసా మా అన్న, మా అన్న, ఉన్ మా అన్న "పక్కన నుంచి నవ్వమాకు. నువ్వు ఈ సినిమాకొచ్చి నవ్వితే మనల్ని వేరేలాగా చూస్తారు. నవ్వమాకు" అంటాడు. మా అన్నయ్య నాకేమో
అయ్యో! అవును. వాళ్ళ ఫాన్స్ దగ్గర మళ్ళి మనం కొంచెం ఇబ్బంది పడాలి.
ఆ! అదే గదా! ఇంకోటి ఏం జరిగిందంటే అండి ఆ సినిమాలో, చా ఆహ్, వాళ్ళు ఆహ్, ఇంగ్లీష్ వాళ్ళు గదా! వాళ్ళు వయలెన్స్‌ని అంత ఎంకరేజ్ చేయరనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు చాలా సీన్‌లు కట్ చేసారు 'అఖండ' మూవీలో. అంటే ఫైట్ సీన్సు
ఓకే. అంటే అక్కడ ఇది సెన్సారు డిపార్ట్‌మెంట్ అక్కడ వేరుగా ఉండిద్దా మళ్ళీ?
ఆ! అవును. వాళ్ళు ఒకసారి చెక్ చేసి, మళ్ళీ అప్పుడు వేస్తారు థియేటర్ ప్రింట్. సో, నాకు నేనేం చేశాన
అవునా! అలా అయితే వ మనకంటే ఎక్కువ ఉండిద్దిగా వయలెన్స్ ఆళ్ల సినిమాల్లో మరి.
ఆ! అంటే మన దాంట్లో ఈ ఒక సీన్ ఉంది గుర్తుందా మీకు? లాస్ట్‌లో ఎద్దొచ్చేసి విలన్ని కొమ్ముల మీద తీసుకొని వెళ్తూ ఉంటుంది సీను. ఆ! ఆ సీన్ అసలు అది మొత్తం కట్ చేసేసాడు థియేటర్‌లో.
అవునవునవునవును. ఓకె. ఓకె. అంటే దీనికి అది ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఎవల్లు ఇచ్చారా దానికి?
ఆ! తర్వాత నాకెలా తెలుసిన్ ఆ! ఏమో అండి? నాకు అక్కడైతే మరి, వీళ్ళు మొత్తం చెక్ చేస్తారండి. వయలెన్సు, ఈ ఫైట్‌లు, ఈ నరుకుళ్లూ, ఇవన్నీ చాలా తగ్గిచేసి, దాన్ని సినిమా 3 గంటల్లో ఏమో, ఉంటుంది కదా! 2 గంటలో, రెండుం పావో పెట్టి చేశారనమాట, సినిమా. మాకెలా అర్థమైందంటే, తర్వాత మళ్ళీ మేము ఇట్లనే కూర్చొని, సరే! చూద్దాం కదా! సినిమా ఓటీటీలో వచ్చింది కదా! అని చెప్పేసి, ఓపెన్ చేసి చూస్తే, ఈ ఫైట్స్ ఏమీ అందులో కనిపించలేదు, మాకు. ఓహో! వీడు ఎందుకు కట్ చేసాడన్
ఓకె. అవునవును. అవును, అవును. ఓకె. ఓకె. టీవీలో చూసినప్పుడు, మీకు ఇంకా ఎక్స్ట్రా సీన్‌లు యాడయ్యుంటాయి అయితే.
ఆ! అవును. సో, ఇక్కడ చూసినప్పుడు, సినిమా పెరిగింది. సీన్‌లు కొన్ని, కొన్ని "అరె! ఇక్కడ ఆ సీన్ లేదు కదా! ఇక్కడ ఎందుకు వచ్చింది" అని ఆలోచన కూడా, ఒకటి వచ్చేసిందన్నమాట మాకు. అది ఏంటి అని, చూ
ఓకె. అయితే మీరు, ఆ! కొన్ని సినిమాలు గమనించారా? అంట్ కొన్ని థియేటర్‌లు చూడడానికి కాకుండా, ఇంట్లో ఆహ్, కూర్చొని, టీవీలో కూర్చొనే సినిమాల అంటే, ఆహ్, మనం ముందుకు కాని, వెనక్కి కాని, ఓటీటీ ప్లాట్ఫామ్‌లో మనకి ఆప్షన్ ఉండిది కదా! కొంచెం ఆహ్, లాగ్ అయినా కూడా, కొంచెం ఫార్వర్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండిది. ఆ సినిమా అలా, ఆప్షన్ మనకి దియేటర్‌లో ఉండదు. కానీ సినిమా అంతా బాగుండిద్ది. కానీ అక్కడ చూడ్డానికి ఇబ్బందిగా ఉండది, ఇక్కడ చూస్తేనేమో ది అరే! దియేటర్లో చూస్తే బాగాలేదు. కానీ ని ని టీవీలో చూస్తే, బాగానే అనిపించింది కదా! అనిపించిద్ది. అట్లాంటి సినిమాలేమన్నా, ఉన్నాయా మీకు?
హ్మ్. హ్మ్. అవును. ఫార్వార్డ్. అవును. అవును. అవునండి. <chuckles> ఖచ్చితంగా! ఉంటూనే, ఉంటాయండి. ఎందుకంటే, ఇప్పుడు ఆహ్, చాలా వరకు కుటుంబం పరంగా వెళ్లి, చూసే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడు రాను, రాను అలాగా అయిపోతూ ఉంది, సినీ ఇండస్ట్రీ. సో, అలాంటప్పుడు ఏంటి అంటే, నిజంగా మనం ఒక కుటుంబంతో సినిమాకి వెళ్లాలన్నా గాని, భయమేస్తుంది. ఇంకా ఇంట్లో చూడడము అంటే, మనం వెళ్లి, మన పరంగా చూసి, తర్వాత ఇంటికోచ్చి, ఇంట్లో వాళ్ళతో చూసినప్పుడు స ఇంగప్ అంటే, ఆ స్ స్క్రీన్ వల్ల కూడా మనకి, ఆ చూసే విధానం మారుతుందనేది, నా అభిప్రాయమండి. ఎందుకంటే
అవును, అవును. అవును. అవును. ఖచ్చితంగా! మారిద్ది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా! మారిద్
హ్మ్. బిగ్ స్క్రీన్ మీద ఏంటంటే, మనకి చిన్న వస్తువు కూడా, చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ స్మాల్ స్క్రీన్ విషయంకోచ్చేసరికి, అదంత పెద్దగా థియేటర్‌లో చూసి, మనం ఇంట్లో టీవీలో నార్మల్‌గా చూస్తుంటే, మనకేమీ అంతా <smacks lips> అంటే, ఇరిటేటింగ్‌గా, ఎబ్బేటుగా అనిపించను కూడా, పరిస్థితులు కూడా ఉంటూ, ఉంటాయి.
అవును, అవును. ఖచ్చితంగా. అవును.
హ్మ్. సో, ఇంకా మనకి సీరియల్స్ అయితే, ఇక అసలు సీ స్మాల్ స్క్రీను సీరియల్స్ లేనిదే, బ్రతకలేదు. గట్లా సీరియల్స్ అవి రన్ అవుతూనే ఉండాలన్నమాట. బిగ్ స్క్రీన్ ఈరోజు యువత బాగా ఆకట్టుకుంటున్నారండి. ఈ సినిమా థియేటర్ వాళ్ళు.
అవును. అవును. ఓకె. అవును. కానీ, ఈ మధ్య తక్కువైపోయింది లెండి అండి, బిగు స్క్రీన్‌లో గూడా ఆహ్, ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు, ఇప్పుడూ ల మహా అయితే 2 వారాలు 3 వారాలు అవుతున్నాయి. తర్వాత మళ్ళీ ఓటీటీకొచ్చేస్తన్నాయి.
హ్మ్. ఓటీటీ అవునండి, అవును. ఓటీటీకొచ్చేస్తున్నాయి కానీ, ఇప్ ఈ యువత కూడా చాలామంది కాలేజీ స్టూడెంట్స్ అని, వాళ్ళని వీడిల్ వీళ్ళని, చాలామంది చూస్తూ ఉంటారు. థియేటర్‌లో మీరన్నట్టు ఓటీటీలు కూడా బాగా.
ఖచ్చితంగా. మన తెలుగు వాళ్ళు అంటే, మనకిక ముందు ఈ సినిమాలే కదా! మనకి. ఏంటంటే, త ఆహ్, తెలుగూ ఇండస్ట్రీ కట్టు బానిసలు అంటారు చూసారా? అట్లాంటి వాళ్ళు చాలా మందున్నారు, ఇప్పటికి కూడా. అయితే మీరు చాలా బాగా వివరించారండి. ఈ బిగ్ స్క్రీన్ గురించి, ఈ చిన్న స్క్రీన్ గురించి, అనుభవాలు ఎలా ఉంటాయ, మీ అభిప్రాయాల గురించి చాలా బాగా వివరించారు. మళ్ళీ మనం అవకాశం వచ్చినప్పుడు, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
అవును. అవును. మా ఇంటి దగ్గర కూడా ఒక అబ్బాయి ఉంటాడు. హ్మ్.